అద్భుతం. నిజంగా అండి. ఇది మీరు ఎక్కడున్నా గాని ఎల్లప్పుడు ఒకటేలాగుండదు కాబట్టి, మనం ఖచ్చితంగా ఇదొక్క మైండ్‌సెట్ పెట్టుకుంటే బావుంటది.
ఆ! నేను నా నెనా నేనే కాకుండా నాతో పాటు ఇంకొకలో ఇద్దరున్నా గాని నేను చూసుకోగలను అన్న నమ్మకం నాకుంది.
అద్భుతం, అద్భుతం చాలా అద్భుతమండి. సో, ఇ ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయిపోయారు తిరిగి మళ్ళి మీ ఇంటికెళ్ళిపోయారు 'విజయవాడకి'. ఇప్పుడు కొ కొత్త కొత్త పిల్లలు గాని, అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ, ఎవరండి కా ఎవరన్నా కానియ్యండి యుకెకెళ్ళాలనుంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే చదువు పరంగా కాకుండా మెంటల్ హెల్త్ ప్రకారంగా ఏమని సజెషనిస్తారు?
అవునండి. అంటే ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న రూల్స్ ఇవైతే గనక నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే నేనెళ్ళింది 2020 కోవిడ్‌లో. కోవిడ్ టైంలో వాళ్ళు ఆ! రూళ్ళు రూల్సవన్నీ అంత ఏమి లేవు. బట్ ఇప్పుడలా లేదు. నేనిచ్చే సజెషన్ ఏంటంటే వద్దనే చెప్తాను నేనైతే.
ఓకే. ఓకే. ఓకే. 5 సంవత్సరాల క్రితం. అవును. అవును.

ఆహా! లేదండి. నేను ఇప్పుడు ఇండియాలోనే
ఓకే. తిరిగొచ్చేసారా? తిరిగొచ్చేసా అంటే మళ్ళీ ఏళ్ళే ఆహ్, ప్ ప్లాన్ ఏమైనా ఉందా? మళ్ళీ ఇక్కడే ఉండిపోతారా?
ఇక్కడే ఉన్నాను. హ్మ్. వచ్చేసాను. ప్లానంటే, ఇంకిప్ ఇప్పుడైతే ఏం లేదండి. మొత్తం అంతా కుటుంబం అంతా ఓకే. సెట్టాయిపోయింది. అండ్ విసా కూడా అయిపోయింది నాది.
ఓకేకే. అంటే మొత్తానికి చదువుకున్నారు. చదువుకున్నారు మంచిగా చదువుకొని, పట్టా తెచ్చేసుకున్నారు సర్టిఫికేట్లు అన్ని తెచ్చేసుకున్నారు.
ఆ! తెచ్చుకున్నాను. ఆ! వీసా కూడా అయిపోయింది. ఆహ్, ఇంకా హ్మ్. రిటర్ను వెనక్కిచ్చేసానన్నమా
హుహు. ఎవ్ ఎనక్కొచ్చేసారు ఓకే. ఇక్కడ మనకి రూపీసుంటది కదండీ, మన కరెన్సీ‌ది రూపీసుంటది అక్కడ పౌండ్సా? యూరోసా అండి అక్కడ?
హ్మ్. అవునండి. అవును. పౌండ్సండి.
ఓకే. ఒక పౌండొచ్చేసి బహుశా ఆహ్, వ వంద, 110 అ అనుకుంటా.
ఆ! ఇప్పుడు వన్ ఫిఫ్టీనో ఎంతో ఉందండి. బాగా పెరుగుతుంది పౌండ్సనేది. మేమెళ్ళినప్పుడు ఆహ్, రూ. 91.
ఓకే అండి. పెరిగిపోయింది. ఆ!